కొన్నిసార్లు మనం మొహమాట పడి, లేదు అని కొంతమందికి చెప్పకుండా వాళ్ళకీ ఏది అడిగితే అది ఇచ్చేసి, లేకపోతే ఏ ఏది అడిగితే అది ఒప్పేసుకొని ఆహ్, ఇబ్బందులో పడుతుంటాము. అలా కాకుండా, కాదు అని చెప్పడం ఎంత అవసరం అంటారు. ఒకవేళ మీరు కాదు అని చెప్పాల్సొస్తే సున్నితంగా తిరస్కరిస్తారా? లేదంటే ఎలా మీరు వ్యవహరి వ్యవహరిస్తారో చెప్తారా?
అవును. ఇప్పుడు కాదని చెప్పడం అవసరమేనండి. ఎందుకంటే అన్ని పనులు అన్నిసార్లు మనం చేయలేం కదా! మనక్కూడా ఏదో ఇబ్బంది ఉంటుంది. దానివల్ల మనం చేయొచ్చు, చేయలేకపోవచ్చు. అయితే ఇది ఇక్కడ, ఇక్కడ పెద్ద సవాలు ఏంటంటే సున్నితంగా చెప్పడమే. ఈ అది వాళ్ళని బాధ పెట్టకుండా మనం చాలా సున్నితంగా హ్మ్, నాకు వీలుపడ
అవును. అవునండి. అవునవును. ఇప్పుడు మీరు ఆహ్, సున్నితంగా చెప్పకుండా కఠినంగా లేకపోతే కఠోర గొంతుతో చెప్పినా కూడా బంధం అనేది వాళ్ళకి కోపం వచ్చేసి, బాధపడిపోయి అది మనసులో పెట్టుకొని, ఆ! మళ్ళీ ఎప్పుడన్నా అంటే తర్వాత అది పెట్టు పెట్టుకుంటారు. ఎప్పుడు మనసులో, బాధపడిపోయి. యెస్. అయి
తప్పనిసరిగా పెట్టుదం. అవునండి పెట్టుకుంటా. అందుకని ఆ! హ్మ్. ఈ బాధ లేకుండా సున్నితంగా చెప్పాలి. అయితే సున్నితంగా చెప్పినా వెనక్కి వెళ్ళాక అనుకుంటారు, కావాలనే ఇవ్వలేదు. వీళ్ళు ఇప్పుడు, ఏదో ఒక ఒక కార్ అడిగారనుకోండి. ఆ కార్ ఇవాళ నాకు కొంచెం అవసరం ఉందండి. ఏదో హ్మ్. నాకు చిన్న పర్సనల్ పనుంది. దాని మీద ఇప్పుడే వె బయలుదేరుతున్నాను నేను ఒక 5 నిమిషాల్లో అనగానే, వాళ్ళు వెంటనే వెనక్కేళ్ళి అనుకుంటారన్నమాట. అయ్యి కావాలని ఇష్టం లేక అన్నాడు ఇప్పుడు అంత ములిగిపోయేది ఏం లేదు. ఆ!
అవునవును. అవును. <chuckles> ఎప్పుడు ఎక్కడికి వెళ్ళనే వెళ్ళడు అంతేం పట్టింది. ఇప్పుడే వెళ్ళడానికి అని తిట్టుకుంటారు. కానీ అట్లీస్ట్ మొహం మీద తిట్టరు. అంటే వెనక తిట్టుకుంటారు లేకపోతే లోపల తిట్టుకుంటారు.
ఆ! ఆ! ఆ! తిట్టుకుంటా. ఆ! ఆ! అంతేనండి. కొంచెం సున్నితంగా మ అయితే మరి ఆహ్, మరీ ఒక మనం మొహ మొహాలు చూసుకునేది లేపోతే పక్కింట్లో ఉండే పరిస్థితి ఉంటుంది కదా! ఆ టైమ్‌లోనేమో మనం డైరెక్ట్‌గా లేదండి అలా వీలుపడదు నేను కార్ ఇవ్వలేను, లేపోతే నా కారు మీరు అడగడం ఏంటి ఇలాంటి మాటలు మనం వాడలేము కదా! అందుకని కొంచెం జాగ్రత్తగా మెల్లిగా హ్మ్. ఏదో చెప్పడం అన్నమాట. వాళ్ళకి
ఓకే. అవునవును. <smacks lips> ఏదో రిపేర్ ఉంది. లేకపోతే దాని బ్రేక్స్ బాలేవు. అలా గూడా చెప్పేస్తే ఏం పర్లేదు. వాళ్ళే తీసుకోరు ఫస్ట్ అఫ్ ఆల్ అలా రిపేర్లు ఉన్న కారు. అయితే మీరెప్పుడన్నా మీ ఫ్రెండ్స్ అయినా సరే, రిలేటివ్స్ అయినా సరే, ఏదన్నా అడిగి మీకు ఇష్టం లేదు. వాళ్ళకి వాళ్ళొకవేళ మీ అమ్మాయిని పంపించమనడమో, లేకపోతే ఒక పెళ్ళికి రమ్మనడమో, లేకపోతే ఏదో ఒక ఉదాహరణకి కానీ మీకు ఇష్టం లేదు. కానీ స్టిల్ ఆహ్, ఓకే అని మాట ఇచ్చేశారనుకోండి అలాంటి ఉదాహరణ ఏదన్నా ఉందా? మీరు ఇబ్బంది పడి ఏదో మొహమాటానికి ఒప్పేసుకున్న సంగతులు?
ఆ! అంతేనండి. ఆ! హ్మ్. హ్మ్. ఆ! ఆ! హ్మ్. అంటే మా దూరం రిలేటివ్స్ ఒకసారి వచ్చినప్పుడు మీరు మా అమ్మాయిని పంపించమంటే గుర్తొచ్చింది. వాళ్ళ ఇంట్లో ముగ్గురు, నలుగురు చిన్న పిల్లలుంటే, మా పాప ఇంట్లో ఒక్కర్తే ఉంటుంది కదా! అందుకనేమో ర మా పిల్లలతో ఆడుకుంటుందండి అని చెప్పీ అన్నారన్నమాట. నేను, నేనేమో సరే అండి తీసుకెళ్ళండి దానిదేముంది చిన్న పిల్లలు అందరూ కలిసి ఆడుకుంటారన్నప్పుడు, అది మా పాపకి యాక్చువల్‌గా ఇష్టం లేదు. నేను
ఓకే. మీ పాపకి ఇష్టం లేదా. <chuckles> ఓకే. ఓకే.
ఆ! మా పాపకి ఇష్టం లేదు. నేను వెళ్ళనంటుంది. నేనేమో మీరన్నట్టు, ఆ మాట ఇచ్చేసాను వాళ్ళకి సరేలేండి తీసుకెళ్ళండి. వాళ్ళేమో రారా అంటారు. నేను వెళ్ళనంటుంది నన్నేమో ఆహ్, కోపంగా చూస్తుంది. తర్వాత నాకు ఎందుకు ఒప్పుకున్నావు అని నాకు చెవిలో చెప్తుంది. ఇవన్నీ <chuckles> ఒకసారి ఇలా ఇబ్బంది పడ్డాను ఒకసారి. ఆహ్, ఆహ్ అంటే అప్పుడు వెళ్ళమనలేము, వెళ్ళొద్దనలేము. హ్మ్, మరి మా పాపే వద్దంటుంది కదా! నేను ఆడుకోను అక్కడ నేను ఇక్కడే ఉంటాను అని అన్నప్పుడు, కొంచెం ఇబ్బంది అవుతుందనుకోండి.
ఓకే. <laughs> ఓకే. ఓకే. అయితే ఆహ్, కొన్ని కొన్ని సార్లు మనల్ని ఏదైనా సహాయం అడిగితే, నో చెప్పలేక చూద్దాం అంటాం కదా! అంటే అవును చెప్పము, అటు <chuckles> కాదు చెప్పవు ఆ! సర్లే సర్లే చూద్దాం అలా, అలా మీరు ఎప్పుడైనా దాటేస్తుంటారా మాటల్ని?
ఆ! అవునండి. అవునండి. దాటేస్తున్నా, అంటే చూ చూద్దాం అన్నప్పుడు ఇంక చూసే పనులు చూసినట్టే ఉంటాయి, చూస్తూనే ఉంటాం దాన్ని, చేయ చేయడం ఉండదు ఇంకా వాటిని. <chuckles>
<laughs> అంతే. చూద్దాం అంటేనే అది నో అన్నట్టే కదా! ఇంక ఇన్‌డైరెక్ట్‌గా.
ఆ! ఆ! అంతే అంతే. చూద్దాం అంటే, అంటే మరీ డైరెక్ట్‌గా రేపు పొద్దున, మళ్ళీ వీళ్ళ అవసరం మనకు వస్తుందేమో అప్పుడు మనం ఇబ్బంది పడతాం అనే ఉద్దేశంతోటి, ఈ చూద్దాం అనే మాట చాలాసార్లు వాడుతూ ఉంటాం. నా మీద చాలామంది వాడతారు. నేను కూడా చాలామంది మీద వాడానులెండి ఇది. ఎందుకంటే
అవును. <chuckles> అవును. మీకు ఏమనిపిస్తది. మీకు ఎవరైనా చూద్దాం అనగానే ఆ! ఇంక అయినట్టే అనుకుంటూ వచ్చేస్తారు. <laughs>
ఆ! ఇంకా అంటే చూసే పనులు చూసినట్టే ఉంటాయి. నా అభిప్రాయంకి వచ్చేసానండి. చూసే పనులు అలా చూస్తూనే ఉంటారు. అవి చేసేవి కావు అని అనుకుంటానన్నమాట. చేసే పనులు మాట్లాడుకుందాం. చూసే పనులు ఎందుకు అనుకునే అభిప్రాయంలో ఉంటుంటాను. వాళ్ళు అలా మాట్లాడినప్పుడు.
ఓకే.
హ్మ్.
ఓకే. అయితే, మీరు కాదు అన్నప్పుడు, ఆహ్, అంటే, వివరణ, రీజన్ ఇవ్వడం ఎంతవరకింపార్టెంటనుకుంటారు? అంటే, కొంతమందికి రీజన్ చెప్పాల్సిన అవసరమొస్తది, కొంతమందికి చప్ రీజన్ గూడా చెప్పాల్సిన అవసరం లేదు. కుదరదంటే, కుదరదంతే. సో, ఈ రెండిటికి ఉన్న వ్యత్యాసం, ఒకవేళ మ్ అంటే, 2 ఉదాహరణలతో చెప్తారా? మీరు, మీ ప్రొఫెషనల్ లైఫ్‌లో గానియ్యండి, ఇప్పుడు ఆఫీస్‌లో గూడా కొన్ని కొన్ని సార్లు మనమూ ఆహ్, అంటే, వీక్‌ డే, వీకెండ్స్‌లో వర్క్ చెయమన్నా, లేకపోతే హ్మ్, ఓ పండగల టైమ్‌లో వర్క్ చెయమన్నా, లేదనే చెప్తాం గదా! సో, అలా ఎలా జెప్తారు? రీజన్‍తో చెప్తారా? రీజన్ లేకుండా చెప్తారా? మీరెలా వ్యవహరిస్తారు ఆ టైమ్‌లో?
హ్మ్. హ్మ్. ఆ! అంతే. ఆ! ఆ! ఆ! ఆ! చెప్తానండి. ఇప్పుడు అంటే, ఇక్కడ మీరు 2 ఉదాహరణలు అన్నారు కదా! ఫస్ట్ పర్సనల్ లైఫ్‌లో అనుకోండి, పక్కింటాయనొచ్చి ఏదో, ఏదో వస్తువడిగితే, అది కుదరదు అని చెప్పినప్పుడేమో కొంచుం జాగ్రత్తగా చెప్పాల్సొస్తుంది. ఆహ్, హ్మ్. ఎలా అంటే, మళ్ళీ
ఓకే. అవును. సాఫ్ట్ టోన్. సాఫ్ట్‌గా హ్మ్. ఒక నవ్వుకుంటూ. <chuckles> ఆ! అదే.
ఆ! ఆ! నవ్వుకుంటూ. ఇలా ఇదీ నాకు కూడా అవసరం ఉందండీ, కొంచుం ఇబ్బందుంది. ఇప్పుడు నేనివ్వలేను అనేది వాళ్ళకి సాఫ్ట్‌గా కమ్యూనికేట్ చేయవలసుంటుందనమాట, కొంచుం సున్నితంగాను, ఆహ్, హ్మ్, పక్కింటాయన. ఎవరో కొంచం మ ముఖ పరిచయవున్న వ్యక్తి అడిగాడనుకోండి, నేనివ్వలేనండి అని చెప్పెయొచ్చు. అన్ అతనితో ముఖ పరిచయమే ఉంటుంది, కానీ ఎక్కువుండదు. అలాగే, ఇప్పుడూ ఆహ్, మనింట్లో వాళ్ళన్నారనుకోండి, వాళ్ళకి రీజన్ చెప్పాలప్పుడు. ఇవాళ నువ్వు సినిమాకి తీసుకెళ్ళనన్నావు, ఎందుకు తీసుకెళ్ళనన్నావంటే, నేను సినిమాకి తీసుకెళ్ళడానికి ఇది ఇన్ని కారణాలున్నాయి. ఆఫీస్‌లో పనుందో, లేపోతే నాకింకో పనుంది. ఇదో, ఏద్ ఏదోకటి, ఆ కారణం సహేతుకుంగా, అది అందరూ నా నమ్మేటట్టుండాలి. పక్కింటి వాళ్ళకినూ, ఇంకో వాళ్ళకి నమ్మకపోయినా పర్వాలేదు. వీళ్ళు నమ్మాలి ఖచ్చితంగా. <chuckles> నమ్మేవేన్ ఆ!
అవును. అవునండి. అవును. హ్మ్. <giggles> ఇంట్లో వాళ్ళు నమ్మాలి. అయితే, ఇంట్లో వాళ్ళకిల్ నో చెప్పేటప్పుడు, ఇట్లా సినిమా కాన్సెల్స్‌, ఇలాంటివ జరిగినప్పుడు, సాఫ్ట్ టోన్ నవ్వుకుంటూ మాట్లాడితే సాల్వయితదంటారా? వాళ్ళు నమ్ముతారంటారా?
ఆ! వా <chuckles> చ నవ్వినా <chuckles> అంటే నవ్వుకుంటూ మాట్లాడినా, సాఫ్ట్‌గా మాట్లాడిన <chuckles> నమ్మినా ఇబ్బందే, నమ్మ ఆహ్, నమ్మకపోయినా ఇబ్బందే. ఒకసారి నో అని అన్నామనుకోండి, వాళ్ళతో ఎప్పుడూ ఇబ్బందే. ఓ 2, 3 గంటలూ ఇబ్బంది పడవలసిందే. నువ్వు నో అన్నావు. నాకు ఎప్పుడో సినిమాకడుగుతాను, ఆ సినిమాకి తీసుకెళ్ళవు. లేతే, బయటేదో అర్జెంటూ అవసరవుందక్కడి దాకా వా డ్రాప్ చెయమంటే, పేరంటానికి డ్రాప్ జెయ్యవు నువ్వు, ఆహ్, ఇలా ఇలాంటివన్నండి. ఎవడో పేరంటవుంటుంది, ఆ పేరంటానికి మనం తీసుకెళ్ళి డ్రాప్ చేస్తే, ఆవిడ పేరంటం చూసుకొని మళ్ళీ ఫోన్ చేసి, మళ్ళీ తీసురావాలి. ఇది డ్రైవరుద్యోగం. ఇది ఇదెవడు చేస్తాడులే.
కోపమయితే ఒస్తది. అవును. ఓకే. ఓకే. <chuckles> అదుద్యోగం గాదండి, బాధ్యత. ఇంకెందుకున్నారు మీరు?
ఆహా! బాధ్యత అవునవును ఏదో మహారాజా అంటే, మరి రెండు తన్నండ్రా అన్నాడట. అలా మీరేదో రాజు గారికి చెప్పుకుంటే, రక్షిస్తాడంటే
<chuckles> <laughs> లేదు. లేదు. ఒక ఆడవాళ్ళ పక్షపాతిగా నేను అదే చెప్తాను. హ్మ్. అయితే, మివ్ మీ ఆవిడకి గూడా మీరు నో చెప్పే ధైర్యం మీకుందా కొన్ని కొన్ని విషయాల్లో? అంటే, నేనిక్కడికెళ్ళాలి, లేకపోతే మావ మా చుట్టాలింటికెళ్ళాలి <giggles> ఇలాంటివేదన్నంటే, మీరు ఎప్పుడైనా నో చెప్తారా?
అదేనండి. అంటే, నే ఆ! హ్మ్. హుహు. ఆ! ఆ! వాళ్ళ చుట్టాలింటికెళ్ళాలన్నప్పుడు నేనేం చెప్పను, వెళ్తే వెళ్ళమంటాను. నన్ను రమ్మన్నప్పుడు మాత్రం రాలేనంటాను. నా నేనెక్కడికైనా బయటికి వెళ్ళాలనుకోండి, ఆ టైమ్‌లో ఏదన్నా పని చెప్తే మాత్రం కొంచుం ఇబ్బందుంటూ ఉంటుంది. ఆహ్, అప్పుడూ హ్మ్, హ్మ్, అంటే
<chuckles> ఓకే. ఓకే. అప్పుడు గూడా నవ్వుతూ, స్ స సాఫ్ట్ టోన్‌గా చెప్తే అది నమ్ముతారా మీ ఆవిడ? ఎ ఎందుకు? మీకది చూసే ధైర్యం లేదా?
<chuckles> నవ్వుతూ కాదు గానీ, మొహవెటో తిప్పేసుకుని చెప్పేస్తా నేనైతే. ఏహ్ మరి నా ఫీలింగ్స్ కనపడకుండాను. ఎందుకన్ ఇకా ధైర్యం లేదంటే, వ అనవసరం హ్మ్, గొవెందుకులే అని, ఎలాగా నేనెళ్ళిపోతున్నాను బయటకి. ఇప్పుడెలాగా బాధ పడుతుంది, ఈ యా అటునుంచొచ్చాక ఎలా అయినా రెండూ బ పడుతూనే ఉంటాయి, తిట్లు తిడుతూనే ఉంటుంది, కానీలే అని మొహం పక్కకి తిప్పుకొనీ, స సరే నా పనుందని ఎళ్ళిపోతానమాట.
ఓకే. ఓకే. ఓకె. ఓకె. అయితే మీరెప్పుడన్నా మ్ ఫ్రెండ్స్ లేకపోతే బయట వాళ్ళు డబ్బులడిగినప్పుడు, ఆహ్, మీరు ల్ అంటే అంత దగ్గర గూడా గాదనుకోండి వాళ్ళకి నో ఎలా జెప్తారు? ఒకవేళ నో చెప్పినప్పుడు ఇంకేదన్నా ఆహ్, సలహాలిస్తూ నో చెప్తారా? అంటే ఇలా ట్రై చేయండి, లోన్ ట్రై చేయండి అనుకుంటూ అలా ఎప్పుడన్నా జెశారా?
ఆ! ఆ! ఆ! ఆ! సలహాలు ఇవ్వను కానీ డబ్బులైతే ఇవ్వలేననని నేను అందరికీ జెప్పేస్తానండి డైరెక్ట్‌గా‌ను. కావాలంటే ఫిజికల్ హెల్ప్ ఏమైనా కావాలన్నా, ఎవరికైనా ఫోన్ చేసి మాట సహాయం చేయమంటే చేస్తాను కానీ, డబ్బులు ఐ ఐ ఇది ఎందుకంటే మంచొచ్చినా, చెడ్డొచ్చినా డబ్బుల్లోనే ఒస్తుందని ఒక నాది సిద్ధాంతం. ఆహ్, మనం ఎందుకంటే నేను డబ్బుల్లోనే పని జెస్తాను గదా! దానికనేమో ఆహ్, ఇ <chuckles> ఆ! దాని విషయంలో కొంచెం కర కరాకండిగా ఉంటాను. ఆహ్, డబ్బులు మి మిగతా దాంట్లో కొంచెం మొహమాటున్నాను. అయితే మరి దగ్గర ఉన్న వాళ్ళని
ఓకె. హ్మ్. అవును. అవునండి. ఓకె. ఓకె. అయితే
చెప్పండి.
ఆ! మీరు ఎలాగో డబ్బులకు సంబంధించిన జాబ్ చేస్తరు గదా! మీకు ఉచిత స సలహాలు అడగరా? అంటే ఎలా అప్లై జెసుకోవాలి? లేకపోతే ఏ ఎలా ఏదైనా ఇంట్రెస్ట్‌లు ఎలా ఉంటాయి? మిమ్మల్ని ఎవరైనా అడుగుతుంటారా?
ఆ! ఆ! ఆ! ఆ! అడుగుతారు అడుగుతారు. ఏది ఇంట్రెస్ట్ రేట్ బావుంటుంది? ఇంట్రెస్ట్ రేట్ దేనికెక్కువుంటది? ఎలా వ ఏ, ఏ స్కీమ్‌లో పెడితే ఎక్కువ డబ్బులొస్తాయి. ఇలాంటివి అడుగుతు అడుగుతూంటారు వాళ్ళకన్నీ‌ను
ఓకె. సో ఇలాంటి మాట సాయం చేస్తుంటారన్నమాట మీరు.
ఆహ్, వాళ్ళకి మరి నేను చెప్పాలి కదా! ఇది నా ఇలా ఈ, ఈ స్కీమ్‌లో పెట్టండి, బావుంటుంది. ఇందులో బెడితే కొంచెం ఎక్కువ డబ్బులోస్తాయి అలా చెప్తూంటానుమాట. వాళ్ళు కూడా అలా మనం చెప్పింది వింటారు చాలామంది.
ఓకె. అవునవును. అవును. ఆ ఇన్ఫర్మేషన్ అనేది గూడా నిజంగా యూజవుతది. ఎందుకంటే అందరికీ తెలీదు కదా! ప్రతి ఒక్కరికి ఇప్పుడు గూగుల్‌లో చూసుకున్నా లేకపోతే బ బయటికొచ్చి బ్యాంక్‌లల్లో తిరగరు. ఇలాంటివి చాలా తెలీదింకా. ఇప్పటికి కూడా చాలా మందికి తెలీదు. ఈ ఈ ప్రాసెసెస్ ఇవన్నీ. ఓకె.
హ్మ్. హ్మ్. ఆ! అవునండి. అవునండి. అవునండి, అవునండి. అవునండి.
అయితే మీరెప్పుడన్నా సహాయం అడిగితే మీకు రిజెక్షనొచ్చిందా మీ తోటి వాళ్ళతోని?
ఓహ్! ఎన్నో వందల సార్లు, వేల సార్లు చాలా మంది రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఆహ్, వా
ఆ! ఒక సాఫ్ట్‌గా నవ్వుతూ జెప్పారా మీకు? లేకుంటే కరాకండిగా జెప్పారా? ఎలా మీరు తీసుకున్నారు దాన్ని?
<chuckles> ఇలా అంటే వాళ్ళు కొంతమంది ఏమో లౌక్యం అంటారు కదండీ! లౌక్యం అంటే నాకు తెలిసి వాళ్ళు హ్మ్, ఏదో చెప్పామంటారు గానీ, నాకు తెలిసది మోసం అని అనుకుంటాననమాట. ఇప్పుడు మీరు ఇందాకన్నా చూద్దామన్నట్టు చెప్పడం లేపోతే నువ్వు చె నేను అనుకునేదేంటంటే నాకు ఈ అవసరముంది. ఇవ్ నాకు నువ్వు చేస్తావా? చెయ్యవా? చెప్పు అని అడుగుతాను వాళ్ళని. కాకపోతే వాళ్ళు మీరన్నట్టు ఏంటంటే చూద్దామన్నారనుకోండి, అప్పుడూ న నాకు తెలుస్తది వీడు మోసం చేస్తడు వీడు చెయ్యడు.
హ్మ్. ఓకె. అవును. అట్‌లీస్ట్ లేదన్నా గూడా మ వాళ్ళేమనుకుంటారంటే వదిలేస్తారింక. మళ్ళీ ట్రై జేయకుండా. ఇది చూద్దామన్నప్పుడు ఫాలో అప్ చేయడము. మళ్ళీ ఒక ఆశ చిన్న చిగురాశ ఉన్నా గూడా ప్రాబ్లమే. కదా! ఇప్పుడు ఆశ పెట్టుకొని
ఆ! ఆ! ఆ! ఆ! ఇంకా ఇ ఇప్పుడు ఈ ఫాలో అప్ ఎలా ఉంటుందో తెలుసండి. ఆహ్, హ్మ్. ఇప్పుడు ఆవ చూస్తారు ఇవాళ, ఇప్పుడెంతైంది టైము పదయ్యింది కదా! నువ్వు రేపొద్దున్న 11:30కి ఫోన్ చెయ్యంటాడు. ఆ 11:30కి మనం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. లిఫ్ట్ చేస్తే ఇగే నేను ఈ అదే నీ పనిలోనే ఉన్నానంటాడు. ఒకవేళ 4 సార్లు ఫోను చే చేసిన తర్వాత లిఫ్ట్ చేస్తే ఏ ఇలా అంటాడు. మళ్ళీ చేయడు. మళ్ళీ రేపుది, ఎల్లుండికి వాయిదా. ఆహ్, ఫాలో అప్ వ్యవహారాలంటే అలాగే ఉంటాయనమాట. కాబట్టి మనకి అప్పుడే తేలిపోవాలి. అయితే, చేస్తావా? చెయ్యి. లేదు నాతోని కాదు అంటే ఓకె. నేను వేరే వాడిని చూసుకుంటాను. లేతే నా పని నేను మానుకుంటాను ఇంక నాబ నా పని నాది. నా అలా నేను వ్యవహరిస్తూ ఉంటాను ఎవరితోనైనా సహాయమడిగినప్పుడు. నిజమే.
హుహు. ఓకె. ఓకె. ఓకె. ఓకె. మీరూ మీరైతే చూద్దామని జెప్తారా? లేకుంటే ఇమ్మీడియేట్‌గా నా వల్ల కాదని జెప్పేస్తారా ఇమ్మీడియేట్‌గా?
కొంచెం వరకైతే నేనూ చేయడానికే చూస్తానండి. చూద్దామని సాధారణంగా చెప్పను. ఎప్పుడైనా <chuckles> నేను మోసపోతేనే చూద్దామని చెప్తాను. నాకు ఇలా చెప్తేనే గాని లేపోతే అయితే అవుతుంది లేపోతే అయ్యా నాతోని కాదు! మహానుభ
ఓకె. హ్మ్. అవును. లేకపోతే లేదని జెప్పేస్తే వాళ్ళీంక చెయ్యరు కదా! ఫోనూ. అనవసరంగా వాళ్ళ ఎఫర్టు వేస్టు, టైము వేస్టు, మళ్ళీ ఎనర్జీ వేస్టు. హ్మ్ మనకైనా సరే ఇప్పుడు నో చెప్పాలంటే బావుండదు గదా! ఇన్ని సార్లు ఒక ఒక మనిషితోనడిగించుకోడం. ఓకె అండి.
అంతే అన్ ఆ! ఆ! అంతేనండి. మనం మనం చేస్తే చెయ్యాలి లెకపోతె మానేయాలి. అంతే కదండీ.
యాహ్! మీరూ అవును. అవును. కరెక్టండి. మీరు చాలా బాగ జెప్పారు మంచి మంచి ఉదాహరణలతో. మీరు కాదు అని ఎప్పుడు చెప్తారు. ఎంత సున్నితంగా చెప్తారు ఆహ్, అనే స్టోరీస్ బాగా షేర్ చేసుకున్నారు. మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదాలు.
ఆ! ఆ! ధన్యవాదాలండి. మళ్ళీ కలుద్దామండి.